ఓహో! ముందు రోజే చెప్పేసినవల్ల. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేవారయితే అందరు స్కూల్ దగ్గర కలుసుకోవడం అక్కడ నుంచి అందరు కలిసెళ్ళడం అలా కాదు.
అవును. మేమందరం లేదు. లేదు. లేదండి. లేదు. బస్ స్టాప్‌లో కలుసుకునేవాళ్ళన్నమాట అందరం. ఆ! ఐదుగురు బ్యాచ్ ఎవరంటే బాబు వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకునేవాళ్ళన్నమాట. అలాగా ఐదుగురు కలిసి బస్సెక్కేసి దిగేవాళ్లమాట. ఒక చోట దిగి అక్కడ్నుంచి భలే ఉండేదండి. ఆ పల్లెటూరులో గాని అది తిరగడం, ఆహ్, ఏంటంటే మేము ప్రాక్టీస్ చేసినవిక్కడ బాగుపయోగపడినయి అందరం కలిసి రోడ్‌ల మీద ఫోటో‌లు దిగడం, కాలవల పక్కన కూర్చోవడం అవునండి. అవును. అవునండి. అలాగే కూర్చొని దిగడం. పైగా మాకు పల్లెటూర్‌లో భలే! టీచరు ట్రైనింగ్ అంటే చదువు చెప్పేవాళ్ళని ఎలా చూస్తారండి ఆహ్, పల్లెటూరులో? చాలా బాగా చూస్తారు గదా?
హుహు. హుహు. అబ్బా! ఆ ప్రకృతి, కాలవగట్టు. చాలా గౌరవంగా చూస్తారండి. నిజంగా మామూలుగానే పట్టణాల్లోనే చాలా గౌరవం అసలా ఆ ప్రొఫెషన్ అంటేనే. అలాంటిది ఇంకా పల్లెటూరులో అయితే నెత్తిన పెట్టి చూసుకుంటారు నిజంగా.
అవునండి. అవునండి. అవును. అలాగా మాకు బాగా అనిపించిందన్నమాట. మాకు మరి మంచి కుం రెస్పెక్టొచ్చింది. అలాగే ఇంకా పిల్లలైతే బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు. అలాగే క్లాస్ తీసుకున్న ప్ర
బాగా అందులో కొత్త టీచర్సు అందులో చిన్న పిల్లలు అంటే మీ ఏజ్ వాళ్ళని ఇంకా కొంచెం ఇష్టపడుతూ ఉంటారు పిల్లలు అందరూ కూడాను. కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి వాతావరణమంతా. ఎప్పుడు వచ్చే టీచ్చర్‌లలా కాకండా. వీళ్ళు కూడా
అవునండి. అవును. ఏ కొత్త సార్‌లు వచ్చార్రా బాబు అనుకునేవాళ్ళుమాట ఆళ్ళు.
ఆ! కొత్తగా చెప్పడానికి మళ్ళీ ఏదైనా చూపించి నేర్పించడం. ఆబ్ మళ్ళీనేమో మీరు చెప్తుంటే నా చిన్నప్పుడువన్నీ గుర్తుకొస్తున్నాయి. అదంతా ప్రైజెస్ ఇచ్చేవారు కూడాను. మొదటి బా ఆహ్, పరీక్షలు పెట్టేవారు ఆఖరిన పెట్టి అందులో ఎవరు ఫస్టొస్తారో వాళ్ళకి ఏదైనా చిన్న బహుమతి లాంటివి కూడా ఇచ్చేవారన్నమాట. <giggles> మీకెలా జరిగిందండి అంతా అక్కడ?
<chuckles> ఓకే నండి. అలాగా అయితే మాకైతే ఎళ్ళగానే ఫస్ట్ మేం క్లాస్ తీసుకున్నాం బానే ఉంది. ఇంటర్వ్యూలో సార్ కొత్త సార్‌లొచ్చారని చెప్పేసి అనుకున్నారమాట. ఆళ్ళ ఫేస్‌లో గ్లో గాని, స్మైల్ గాని భలే ఉండేది. అయితే బాగా ఆళ్ళతో కలిసిపోయమమాట అందరం. అయితే మ
హుహు. అబ్బా! మొత్తానికి సార్ అయిపోయారు. ఫస్ట్ టైమ్ సార్ పిలిపించుకున్నట్టున్నారు, కదా! <giggles> అదో గొప్ప ఫీలింగ్ కదా!
అ! అవునండి. అవును. అవునండి. అవును. <giggles> అవునండి. అయితే మధ్యాహ్నం భోజనం చేసి లంచ్ టైమ్‌లో మళ్ళీ అలాగా ఆహ్, కాలవల గట్టు వెళ్ళేవాళ్ళమాట సరదాగా. మమ్మలంతా పట్టించుకు అందులో ఉన్న రెగ్యులర్ టీచర్స్ కూడా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదులెండి. ఏదో క్లాసిచ్చేవారు. మిగతా క్లాస్ వాళ్ళు చెప్పుకునేవారు. మేము అలాగ మధ్యాహ్నం అలాగా తోటలో అది ఆ!
ఓహో! ఆ! టీచర్స్ పట్టించుకోరు గానీ పిల్లలు బాగా పట్టించుకుంటారండి.
పట్టించుకుంటారు. అవునండి. అవును. అలాగే మేమందరం కలిసి అయి అయి
అవునండి. చెప్పండి. మధ్యాహ్నం అలా వెళ్తూ చెప్తున్నారు.
అవునండి. అలాగే మధ్యాహ్నం అలాగా కాలువలు అంటే పంట కాలువలుంటాయి కదండీ! పొలాల పక్కన అలా సరదాగా ఎళ్లి ఫోటో‌లు దిగేవాళ్ళమాట. అందరం కలిసి, ఆ బోటులు దాటడం, అక్కడ పంటకాలవ, చిన్న చిన్న కాలువలండి.
అవునవును.

మ్యాథ్స్ బాగుంది. మరి భోజనాలకి వాటికి ఏం చేసేవారండి? ఇంట్లో నుంచి పట్టుకెళ్ళిపోయేవారా? లేదంటే, అక్కడే ఎమన్నా మీకు అరేంజెసేవారా?
ఆ! మ్యాథ్సంటే అలా ఆ! ఇంట్లో నుంచి పట్టించుకో ఇప్పుడు కాలేజికి క్యారేజ్ బాక్స్ ఎలా పట్టుకెళ్తామో, అలాగే కాల్ అలాగే ప పట్టుకెళ్ళిపోలేవమోండి. అక్కడ కొంచెం టీచర్లు కూడా కొంచెం, కర్రీ అంటే స్కూ‌ల్‌లో కూడా వంటలోండుతారు కదా! ఆ కర్రీ వేసేవారండి మా కోసం వేరే సెపరేట్‌గా కొంచెం ఏదో చిన్నగా, కొద్దిగా బా వండడం. అవునండి. జరిగిందన్నమాట. అవునండి. మాకలాగ బాగా చూసుకునేవారు మాట మమ్మల్ని. చాలా బాగా అనిపిచ్చింది మాకైతే అది. పర్సనల్ ఎక్స్‌పర్ నాకైతే నాకేకంగా మంచి జ్ఞాపకమండది. ఎప్పుడుకు కూడా నేను మర్చిపోలేను దాన్ని.
అలాగే. ఆ! ఆ! ఓహో! మిమ్మల్ని మంచి స్పెషల్ ట్రీట్‌మెంట్ జరిగేదనమాట అక్కడైతే. బావుందండి. అబ్బా! మరి బస్సు అక్కడ మరి బస్సెక్కడానికి నడిచొచ్చేవారా? పంట పొలాలు గట్టులు మించి, అంటే కొంత దూరం ఉండేదా? లేదంటే, కరెక్ట్‌గా స్కూల్ దగ్గరే దిగేవారా బస్సు?
అలాగా అవునండి. అప్ అంటే, కరెక్ట్‌గా స్కూల్ దగ్గరే దింపేదండి బస్సు. సాయంత్రం పూట వోచ్చిందన్నమాట. అంటే, రోడ్డు మీద కదా! కొంచెం కొద్దిగా నాలుగడుగులోస్తాదా వస్తాదండి రోడ్డు.
ఆహా! ఓహో!
ఆ! రోడ్డు మీదకెళ్ళేవాళ్ళం మాట. కొంచెము ఒక కిలి 1 ఒక కిలోమీటర్ నడిచేవాళ్ళమండి.
అంటే మ్ అబ్బా! అది పెద్ద దూరం కాదులెండి. నిజంగా.
ఆ! దూరం కాదండి. సరదాగా మేము జోకులేసుకుంటూ, నడుసుకుంటూ వెళ్ళేవాళ్ళం మాట. అలా మధ్యలో క్లా కాలేజి స్కూలయిపోయాక నడుచుకుంటూ యెళ్తున్నప్పుడు, మధ్యలో బెల్లం తయారు చేస్తున్నాడు ఆ రోడ్డులో మాకక్కడ అక్కడ బెల్లం ఫేమసంట, బెల్లం తయారు చేస్తారు. బెల్లం తయారు చేయడం చూసామండి.
ఓహో! బావుంది. ఓహో! ఓహో! చెరుకు చెట్లవి ఉండేవైతే ఆ చుట్టుపక్కలంతా?
ఆ! ఉంటాయండి. ఉన్ చెరుకు చెట్లు ఉండేవి.
చెరుకు తోటలుంటే అక్కడే చేస్తూ ఉంటారు. బెల్లం ఫ్యాక్టరీలవి ఉంటే ఉంటాయి.
అవునండి. ఓకే. అలా మా చేతులతోనే మొత్తం మీరన్నట్టు అదే ఉంటది. ఆ బెల్లం కొంచెం మనకి ఇది ఉంటది కదండీ. పప్పు రుబ్బుతరు, రుబ్బు రుబ్బురోలంటారు కదా!

ఒకడుండేవాడు. వాడికొక గ్రూపుండేది మాట. బాయ్స్‌లోని బాయ్స్‌లో నేనూ ఇద్దరు, ముగ్గురు కలిసి ఉండేవాళ్ళమంతే. మిగతా వాళ్ళందరూ కూడా నాకు యాంటీ మాట. అంటే ఏమో నచ్చేదో గాదో గాని మొత్తం మీద తెలీదు గాని ఒక యాంటీగుండేవాడు. ఒక గ్రూప్ కింద. అలా ఉన్
హుహు. ఓహో! అంటే ఆ గ్రూపులో ఎంత మందుంటారు సుమారు 10 మంది అలాగా?
లేదండి. ఒకా మేముండేదే బాయ్స్ 11 మంది కదండీ. అందులో ఇద్దరెప్పుడూ రారు.
11 మంది. అందులో మీతో పాటు ఇంకో ఇద్దరన్నారు గదా!
అవునండి. నలుగురు, ఐదుగురుండేవారండి అంతే ఆళ్ళు.
ఓహో!
ఓకే. అలాగా. అలా ఉండేవారు. అంటే అందరూ బానే మాట్లా అందరూ కూడా బానే మాట్లాడారు గాని, ఇద్దరు ముగ్గురుంటారండి. వాళ్ళు మొత్తం యాంటీ మాట. అలా ఉండేది మాట. చిన్న, చిన్నయేవో అంటే ఈ టీచరు ట్రైనింగ్‌లో ఎక్కువగా ఈ రాజకీయాలెక్కువ జరుగుతూ ఉంటాయండి.
హుహు. అవునా! అంటే ఎలాంటివండి? అంటే కొంచెం కొంతమందికి ఇష్టంగా అన్నీ నేర్పించడం, పార్షియాలిటీ చూపించడం.
అవునండి. అవును. కొంచెం గ్రూప్ ఈ గ్రూప్ మీటింగ్స్ గాని అలా కాదండి. అలా కాదు. కొంతమందుంటారు, కొంతమంది గ్రూప్సుంటారు. ఈ లేడీస్‌లో కొంతమందేమో, ఈ ప్రిన్సిపల్‌కి ఫేవర్‌గా ఉంటారు. ఈ క్లాస్‌లో ఏయి జరిగినా చెప్పేస్తూ ఉంటారు. చెప్పేస్తా ఉంటరు మాట. అలా జరుగుతూ ఉంటాయి మాట. ఈళ్ళ గ్రూపోటుంటాది.
ఆ! ఓహో! అమ్మో! కొంచెం గూఢచారులుని పెట్టుకుంటూ ఉంటారనమాట. ప్రిన్సిపల్ కొంతమంది లెక్చరర్స్‌ని.
ఆ! అవునండి. అవును. కానీ మాకు లాస్ట్‌లో తెలిసింది. ఆ గూడచారెవరో, లాస్ట్‌లో తెలిసింది మాట మాకు. ఈ కాలేజయిపోయిన తరువాత. <laughs> అవునండి. అవును.
<chuckles> అయితే అదేదో సినిమాలో జరిగిందా ఏంటి? మనకు సినిమాలో పాత తెలుగు సినిమాల్లో చూస్తే గూడాచారెవరో, మనకేమో పిచ్చివాడి లాగా, ఇంక ఎలాగో లేదంటే మన స్నేహితుడు లాగా ఎలాగో ఉంటారు. లాస్ట్‌కి గాని తెలీదు. ఆశ్చర్యపోతాం అనమాట నిజంగా. అలా జరిగిందనమాట మీకు కూడా.
అవునండి. అవునండి. అవును. అయితే లాస్ట్‌లో ఎందుకు తెలిసిందంటే, లాస్ట్‌లో ఏం తెలిసింది. ఆ అమ్మాయి రెగ్యులర్‌గా ప్రిన్సిపల్ రూమ్‌లోకెళ్ళొచ్చిది ఏడ్సేసేది మాట. ఓహో! ఈ అమ్మాయి అత్తమాటులు అత్తమాటులు ఏడుస్తూ ఉండేదండి ఆ అమ్మాయి. రెగ్యులర్‌గా యెళ్తుంటే అప్పుడర్థమయిందండోయి. అమ్మో! ఈ అమ్మాయయితే గూడాచారి అన్నట్టు అనుకున్నా మాట. బా లే లాస్ట్‌లో తెలిసిపోయింది మాట. అయితే ఈ మధ్యలో మేము ప్రాక్టీసింగ్‌కి వెళ్ళేవాళ్ళమండి స్కూల్స్‌కి. పైగా పల్లెటూరులో అండి మాది.
హుహు. అంటే ఏంటండి? అంటే చుట్టుపక్కల స్కూల్స్‌లో నేర్పించడమా?
బ్లాక్ ఆ! అంటే బ్లాక్ టీచింగంటే మాకు ట్రైనింగండి. మాకు క్లాసు ట్రైనింగ్‌లోనే టీచరు ట్రైనింగ్‌లోనే మధ్య మధ్యలో ఈ స్కూల్స్‌కి వేస్తూ ఉంటారు మాట. అంటే మీరన్నట్టు టీచింగ్ ఎలాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి, ఆ పిల్లలతో ఇంటరాక్టవ్వడానికి.
ఓహో!